ఆ! అయితే ఆహ్, మీరన్నట్టు చిన్న, చిన్న వర్షం పడగానే మొత్తం నిండిపోవడవనేది, అక్కడ ఇంకటానికి ప్లేస్ లేదనమాట. ఎక్కువ జనాభా అయిపోయి, ఎక్కువ ఈ జనాభాలు, ఎక్కువ ఇల్లు కట్టేయడం దగ్గర దగ్గరగా, దగ్గర దగ్గరగా, ఆహ్, తర్వాతా వాటికి వెళ్ళే స్థానం లేకుండా వ్ అన్నీ నిండిపొయ్యీ చాలా ఇబ్బందులు పడుతున్నాం కరక్టే. హ్మ్. ఆ సిస్టమ్ సరిగ్గా లేవు. ఆహ్, తర్వాతని ఇందాక నేను గుర్తు చేసినట్టు, ఈ ప్లాస్టిక్ వేస్ట్, అదంతా అడ్డం బడిపోయి, ఇంకే స్వభావం లేదు కదా దానికీ. కాబట్టీ, ఎంతో నష్టమండి. ఇవన్నీ చిన్న చిన్నగానిపిస్తాయి చిన్న, చిన్న సమస్యల్లా అనిపిస్తాయి గానీ, అది పెద్దా బ్రహ్మ రాక్షసిలాగా తయారైపోతుంది. <chuckles>
హ్మ్. ప్లేస్ లేదు. అవును. హ్మ్. ఇల్లు కట్టటం. హ్మ్. హ్మ్. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోడం అలాంటివి ఉంటాయి. హ్మ్. హ్మ్. హుహు. అవును. అవును. ఉండచ్చు సమస్యలు. చాలా పెదే <giggles> అయితే మీరూ ఇప్ ఆహ్, ఇప్పుడున్నా, ప్రస్తుతమున్నా అంటే, ఈ నేచర్‌కి అంటే, ఈ ప్రకృతికి, మీరు బాల్యంలో జూషిన ప్రకృతికేమన్నా డిఫరెన్సంటే, భేదాలేమన్నున్నాయా? హ్మ్.
హ్మ్. హ్మ్. అమ్మా! చాలా ఉందండి. ఎంత అంటే, మనం చిన్నప్పుడు ఆహ్, ఎంత బయటికెళ్ళి గాలి పీల్చుకున్నా ఎంతో హ్మ్, చాలా ఆనందంగా అట్లా ఉండేది. మనకీ అప్పుడు బస్సులెక్కువుగా వాడేవాళ్ళం. మీరూ అనుకుంటే ఎవరికి వాళ్ళకి, ఎవరికి వాళ్ళకీ సొంతా ఆహ్, వాహనాలనేవి చాలా తక్కువ. ఆహ్, ఎక్కువ మ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషను, ఎక్కువా సైకిల్, సైకిల్ వాడకం ఎక్కువుండేది. మీకు గుర్తుంటే, చిన్న చిన్న వాళ్ళమే చక్క సైకిల్ ముందు సైకిల్ తొక్కడం నేర్చుకునేవాళ్ళం, అసలు. అదొక పెద్దా అదొక పెద్ద ఎచీవ్‌మెంటనమాట. సైకిల్ తొక్కటవొచ్చేసింది నాకు. నా నా అంతట నేనెళ్ళిపోగలను అని. ఆ సైకిల్ వల్ల ఎంత లాభాలు చూడండి, వ్యాయామం ఫస్టు, తర్వాత మనం ప్రకృతికి ఎలాంటి ఆహ్, హాని కలిగిచ్చట్లేదు. కాబట్టి, అది మనకు ఇప్పుడు చూడండి, ప్రకృతికి ఎలాంటి హాని కనిగిచ్ కలిగిచ్చట్లేదు కాబట్టే, మనకది ప్రయోజనవుంది. అటు నించిటూ కరక్టే, ఇటు నించటూ కరక్టే. ఆహ్, అట్లా చాలా మంచి విషయవది. ఆ సైకిల్ తొక్కటవనేది, అట్లా ఉండేది. అయితే ఇప్పుడూ ఏముందండి, ఎవరి వాహనం వాళ్ళదే ఎవ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం. <giggles> ఒక్కొక్కరి టైమింగ్స్ ఒక్కరు ఆ?
హ్మ్. హ్మ్. అవును. ట్రాన్స్‌పోర్ట్‌కి. వాహనాలు. తక్కువ. హ్మ్. హ్మ్. చాలా. అవును. అవును. హ్మ్. హ్మ్. నిజం. <giggles> హ్మ్. హ్మ్. హాని ఉండేది. అవును. హ్మ్. హ్మ్. అవును. హుహు. హ్మ్. ఆ! ఒక్కొక్కటంటున్నారు మళ్ళీ మీరు. ఆహ్, ఒక్కొక్కరికి 2, 3 వాహనాలుంటాయి. ఒక ఒక కారు, ఒక బైకు. <chuckles>
ఓహ్! <laughs> అయితే, ఎవరభిరుచి తగ్గట్టు రెండు, రెండు, ఒక్కొక్కటి కొనుక్కుంటన్నారనమాట అయితే. అవును. దాంతో సమస్యలనేవి హ్మ్, మల్టిప్లై అయిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. దాని వల్లా ఒక్కద్ ఒక దానికొకటి కనెక్షననమాట మీరన్నట్టు. హ్మ్. చిన్న చిన్నవే పెద్ద పెద్దగా తయారవుతయి అవి. కాబట్టి హ్మ్.
అలాగా. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. నిజంగా. చెప్పినట్టవును. అవును. అయితే, ఇప్పుడూ ఎక్కువగా మనకు వినిపించే అంటే, ఈ ఈ ప్రస్తుతం ఈ ఏమంటరు, శీతాకాలంలో ఎక్కువగా మనకి కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషననేది సర్వసాధారణంగా అనిపిస్తూ ఉంటుంది మన బ మన దేశంలో అయితే. ఆహ్, అయితే ఇదీ దేనికి అంటే, ఎంద్ దే ఎలా మొదలైందంటారు, ఈ ఎయిర్ పొల్యూషన్ గూడా మనకి?
అవును, అవును. హ్మ్.